చేప్ చెపేయో ఆ! ఆ! వాళ్ళకి అప్పట్లో ఉండేవి తను దాచుకుందనమాట. దాచుకున్న కాయిన్స్ కూడా నాకిచ్చేసింది.
ఓకే. కలెక్షన్ కాయిన్, కలెక్షన్ కూడా ఇచ్చారు మీరు. ఆహా! అదిప్పటికి మీ దగ్గరున్నాయ? అలాంటే జాగ్రత్తగా చూసుకుంటున్నార?
ఆ! ఉందండి. అలా బీరువలో పెట్టుకున్నాను. బీరువ ఎప్పుడు ఓపెన్ చేసినా మెయిన్ <chuckles> లోపల లాకరుంటది కదా! లాకర్‌లో ఫస్ట్ మెయినదే కనిపిస్తది. ఇంకా అది ఉంటే ఎలా అనిపిస్తదంటే, ఇంట్లో డబ్బులు కూడా ఎప్పుడూ ఉన్నట్లే అనిపిస్తదనమాట.
ఓకే. ఓకే. ఆహా! అంటే ఇంట్లో డబ్బులున్నాయి, లక్ష్మీదేవుంది అన్న ఫీలింగొస్తుంది.
హ్మ్. ఆ! లక్ష్మీ దేవుంది. కళకళ ఆడుతుంది అన్న ఫీలింగే ఉంటది. ఎందుకంటే, గిన్నెనింపుగా ఎప్పుడు కాయి‌న్లతో నిండుంటాయి. ఇంకా కాయిన్లు కూడా మన ఇప్పుడు ఈ రూ. 1 రూపీ ఇలాంటి కాయినులు కాదు కదా! ఆ కాయిన్ ఒక డిఫరెంట్ ఫీలింగొస్తదసల చూసిన వెంటనే.
ఓకే. ఆహా!